ఇప్పుడూ మనమందరం తెగ షాపింగ్ చేసేస్తున్నాం అసల. మన వార్డ్‌రోప్ నిండా బోలుడు బట్టలున్నా సరే, ఏసుకోడానికి ఏమీ లేవనే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా సరే. ఎన్ని ఉంటాయి అసల, మన అమ్మలు తీసి మన మీద ఏస్తే, మనా మనంత ఎత్తు ఉంటాయి అసలు బట్టలు మనకు ఉన్నాయంటే. కానీ ఏసుకోవడానికి ఏవన్నా మంచి బట్టలు ఉన్నాయా? అని ఎతికితే ఏమీ ఉండవు. అసలది ఎలా అవుతుందో నాకర్థం కాట్లేదు గానీయండి. అసలు వార్డ్‌రోప్‌లో ఎప్పుడు ఉండాలి. ఇది ఉంటే చాలు, మనం ఏదన్నా రెడీ అయిపోవచ్చు. అని అనిపిచ్చేవి ఏవన్నున్నాయా పీసెస్?
హ్మ్. <chuckles> అవును. అవును. అవునవును. ఆ! హ్మ్. ఆ! ఎక్కువ అంటే శారీస్ అట్లాంటివి కట్టుకోవాలి గదా! ఇప్పుడు ఎప్ ఏదైనా ఫంక్షన్స్‌కి ఎళ్ళడానికీ. అప్పుడు నేనేం చేస్తా, అప్పుడు నాకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉంటది గదా!
అవునండి.
ఆ! ఆ హెయిర్ స్ట్రెయిట్‌నర్‌తోటి నేనేం చేస్తానంటే, ఈ రేపు ఫంక్షన్‌కెళ్ళాలనుకోండి, ఈ రోజే నీట్‌గా స్టెప్స్ అన్నీ పెట్టుకొని, పిన్నులు పెట్టేసుకుంటా అన్నమాట.
ప్రీ ప్లీటింగ్ అనీ ఇప్పుడూ వచ్చింది, అలా చేసేసుకుంటారా మీరు?
అవునవును. ముందే నేనే చేసుకుంటాను. నాకు ఎందుకో నేను చేస్తే ఆ!
ఓకే. నాకొక డౌట్ అండీ. ఇప్పుడు పట్టు చీరలు మనం అలా ఐరన్ చేసి అలా పెడితే, జరీ అక్కడికి తెగిపోదా? అలా పాడైపోదా? అచ్చు అలా ఉండిపోదా?
అంటే, నెక్స్ట్ డే కట్టేసుకుంటాం, కదా!
అదే కట్టేసుకుంటాము. కట్టేసుకున్న తరువాత అయినా సరే, ఆ స్టిఫ్‌నెస్ అలా ఉండిపోయి, చీరేం పాడవదు అంటారా? ఊరుకురికే ప్రీ ప్రీ ప్లీటింగ్ చేస్తే?
హ్మ్. ఏమో! నాకు ఎప్పుడు అట్లా ఆన్ ఆహ్, అలా అవలేధు. ఎందుకంటే, నేను కట్టుకునేది అప్పుడప్పుడు ఫంక్షన్సు. ఆహ్, సంవత్సరానికి ఒకటో అట్లా.
అంటే, మనం నార్మల్‌గా ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ టైట్‌గా ఐరన్ చేసేసి ఫుల్ అంటే, అప్పడంలా మడతెట్టేయం కదా! నార్మల్‌గా ముందు చీర కట్టుకుంటున్నప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటే, కొంచెం ఆ లూజ్‌నెస్ అని ఉంటది కదా! అదే ప్రీ ప్లీటింగ్ చేస్తే మొత్తం అప్పడంలా స్టిఫ్‌గా పెట్టేస్తున్నారు ఈ మధ్య. అంటే, చీర ఎప్పుడూ ఉండే డౌట్ నాకు, అది చీర పాడవ్వదా అలా పెట్టేసుకుంటే?
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హుహు. అవును. నేనెప్పుడు ప్రీ ప్లీటీంగ్ చే‌లి చేయలేదు కానీ, నా అంతట నేనే, ఈ హెయిర్ స్ట్రెయిగ్టెనర్‌తో చేసుకుంటా అనమాట. ఆహ్, పెన్ ఇట్లు అంటే, ముందే ఆహ్, స్టెప్స్ పెట్టుకొని పెట్టేసుకుంటే, అవి ఇంకా కదలవు, జారకుండా అంటే, ఆహ్, ఆ ఫంక్షన్‌లో అంతా అరే చీర స్టెప్స్ జారిపోతున్నాయా! అని చూసుకునే పని ఉండదు.
ఓకే. ఉండదు. ఆ! అదొక ప ప్ల‌సేలెండి .అయితే మీరు ఆ చీరని తర్వాత వాష్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఆ మడతలన్నీ పోయాయా మళ్ళీ?
హ్మ్. అవును. ఆ! పోతాయి వెంటనే పోతాయి. అంటే
ఓకే. అదే డౌ‌ట్ అయిపోతాయా, లేదా అనేదే డౌట్ అండి నాకెప్పుడూ కూడాను.
అయ్య! పోతాయి.
ఓకే. అయితే
ఆ! ఇంకొకటి ఏంటంటే హ్మ్. ఇంకొకటీ ఎప్పుడు ఉండాల్సింది యా నాకెందుకో ఈ కాటుకంటే ఇష్టం అన‌మాట. ఇవన్నీ పెట్ ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, కాటుక పెట్టుకుంటే భలే కళ్ళకి బా అనిపిస్తది. ఆ! అందం వస్తుంది. ఆ! <giggles> నేను మామూలుగా ఊరకనే మా ఇంట్లోగాని, కిట్టి పార్టీ‌లకెళ్ళినా <sniffs> ఏమి వేసుకోకపోయినా ఉత్తీ లిప్ బామ్ రాసుకున్న కా ఆహ్, కాటుక మాత్రం పెట్టుకుంటా అన‌మాట.
ఆ! చెప్పండి. ఆహా! అందం వస్తది అనిపిస్తదనమాట. ఓకే. ఆహా! అంటే కాటుక అంటే మీకు అంత ఇష్టం అనమాట.
హ్మ్. అవునవును.
ఓకే. అయితే మరి బట్టలు గురించి మాట్లాడుకుందాము. అంటే ఎప్పుడైనా సరే, మనకి కొన్ని ఇప్పుడు జీన్స్‌లు వేసుకున్నా, వేసుకున్నా స్ట్రాంగ్‌గా తీసుకోవాలి, మంచియి తీసుకోవాలి అని అంటారు. అసలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అసలు జీన్స్ ఇలాంటివి వేసుకుంటారా అసలు ఫస్టు?
హ్మ్. హ్మ్. కాటుకొన్ను ఆ! జీన్స్ అలాంటివి వేసుకుంటాను. కానీ ఆహ్, జీన్స్ ఎప్పుడు నాకు తెలిసి బ్రాండెడ్‌వి తీసుకుంటేనే ఎక్కువ కాలం మన్నుతాయి. అంటే, అవి స్ట్రెచ్‌బుల్ కూడా ఉంటాయి కదా! అప్పుడు మనము అరే! ఇదేమైనా చిరుగుతది అట్లారా, అలాంటి ఒక టెన్షన్ లేకుండా ఉంటది. కాళ్ళు ఆ! కాళ్ళు చాపుకొని కూర్చున్నావు. ఒక్కొక్కసారి <chuckles> లంచ్ తర్వాత కొంచెం పొట్టా బయటకు వస్తుంది కదా! <chuckles> అప్పుడు కూడా ఇ ఆ! అప్ అప్పుడు కూడా ఇలాంటి స్ట్రెచ్‌బుల్ జీన్స్ అయితే కొంచెం బాగా ఉపయోగపడుతదని నా అభిప్రాయం అనమాట. ఆ! ఇంకా హ్మ్. ఇంకా నేను బీ‌టెక్‌లో ఉన్నప్పుడు అసలూ నా అల్మార మొత్తంలో ఎ మ ఏదున్నా లేకపోయినా, ఎప్పుడు ఉతుక్కునే ఆహ్, అన్నీ ఉతక‌కపోయిన ఎప్పుడు ఉతికి పెట్టుకునేవి మాత్రం ఒక బ్లీ బ్లూ జీన్సు, ఒక బ్లాక్ జీన్స్ అనమాట. <sniffs> అవి రెండు <chuckles>
అవునండి. ఓహో! ఓకే. అవునండి. అభిప్రాయం. మంచీ సలహా అండి. అంటే ఉతకడం అంటే ఆహ్, కొంతమంది ఏం చెప్తారంటే, "జీన్స్ అంటే. ఒక్క‌సారి వేసుకోంగానే ఉతికేయకూడదు. ఫ్యాబ్రిక్ పాడైపోద్ది. ఒక మూడు, నాలుగు సార్లు వేసుకున్న తర్వాత ఉతికితే బాగుంటుంది" అని అంటారు. అదెంతవరకు నిజమో, అది క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది అలా అయితే?
ఆ! అదే, అదే. అం అదే. ఆ! బానే ఉంటుంది. ఏమో నేను బీటెక్‌లో చదివేటప్పుడు హాస్టల్‌లో ఉండేదాన్నీ. నా దగ్గరా ఎమ్ ఒక 2, 3 బ్ బ్లూ జీన్స్‌లు, ఒక 2, 3 బ్లాక్ జీన్స్‌లుండేవి. <sniffs> ఇవి మాత్రం నేను చాలా అపురూపంగా <giggles> చూసుకుంటా అనమాట. అచ్ అలా చాలా బట్టలు హో పెరిగిపోతా ఉండేవి ఉతకాల్సినవి. కానీ ఫస్ట్ నేను ఎతుక్కోని జీన్స్‌లు ఉతికిన తర్వాత, మిగతా బట్టలు ఉతుక్కునే <giggles> ఉతుక్కునేది.
ఆహా! ఓకే. ఆహా! ఉతుకున్నా. అంటే జీన్స్ ఒక 2, 3 వా వేర్స్ తర్వాత వాష్ చేసేవాళ్ళా? లేతే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఒకసారి వేసుకోంగానే వాషింగా?
ఆ! ఇమ్మీడియేట్‌గా వాష్ చెయ్యటం అనేది ఎవ్ ఏ రోజు జరగదు. ఎందుకంటే, క్లాసెసుంటాయి. మళ్ళా మనం బయట సినిమాలకెళ్ళాలి. ఆహ్, సాయంత్రం <giggles> బయటికెళ్ళి తినేసి రావాలి ఫ్రెండ్స్‌తోటి. అట్లా అని ఆ రోజు ఆ రోజు అవ్వదు. కానీ ఒక్ అన్నీ హ్మ్, ఒక వీకెండ్‌లో వీక్‌లో వీక్‌లో ఏదో ఒక రోజు ఉతుక్కునేదాన్ని అనమాట.
అవును. ఆ! వీక్‌లో ఏదొక రోజు అదీ అర్థమైందండి. కానీ ఉప్పుడు ఒకసారి వేసుకున్నారు జీన్స్. ఒకసారి వేసుకోంగానే దాన్ని వాషింగ్‌కి వే వేసేస్తారా?
హ్మ్. హ్మ్. అవును. ఆహ్, ఒక్కసారి వేసుకోంగానే ఆ! ఒక్కసారి వేసుకోంగానే ఆహ్, వాష్ చెయ్యను. రెండు, మూడు సార్లు వేసుకున్న తర్వాతనే వాష్ చేస్తాను.
ఓకే. అలా అయితే క్వాలిటీ కూడా బావుంటుందంటరు జీన్స్‌కి. అంటే ఒకటి ఆహ్, వేసుకోంగనే వాష్ చెయ్యకండా.
ఆ! ఏమో మరి, నేను అప్పుడు, అప్పుడు అంతా మనము ఎంజాయ్మెంట్ మోడ్ అదొక టీనేజ్ గదా. యూత్ గదా. <chuckles> ఆ! అప్పుడంతా అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అసలు అప్పడికి అప్పుడు ఎలా ఉండేదాన్నో నేను. ఇప్పుడు దానికి మొత్తం అపోజిట్ అనమాట. ఆహ్, ఇప్పుడు అసలు ఊరికనే ఒక్కసారి ఏసుకొని ఇప్ ఇప్పిన సరే, వెంటనే వాష్ చె వాషింగ్ మెషిన్‌లో వేసి వాష్ చేసేస్తా అనమాట.
అవును. ఓకే. ఆహా! జీన్స్ కూడా.
హ్మ్. జీన్స్ కూడా.
అయితే క్వాలిటీ ఏమన్నా డీఫ్ గ గమనించారా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా. ఇలా రోజు వారి వాష్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది?
అంటే అప్పుడూ జీన్స్ నేను ఎక్కువ ప్రతిరోజు ఏసుకునేదాన్ని. ఇప్పుడు నేను అట్లా ఏం గాదు. ఎప్పుడైనా నెలకొకసారి అట్లా తప్ప జీన్స్ ఏసుకోను అనమాట. ఎక్కువ ఆ! ఎక్కువ కుర్తా ఇవే వేసుకోవడమే ఇష్టం.
ఓకే. అదే అర్థమైందండి. పైజామా, కుర్తా ఇట్లాంటివే ఎక్కువ వేసుకుంటారు కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏం అనిపించలేదు మీకు. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఆహ్, మీరు ఎప్పుడైనా ఆహ్, ఎలా చెప్తారు వార్డ్‌రోబ్‌లో, ఉప్పుడు అందరికి అమ్మాయిలకి ప్రాబ్లమ్ ఉంటుంది. ఎన్ని బట్టలున్నా సమయానికి నాకేసుకోవడానికి ఏది లేదు అని అనిపిస్తది. అదీ నివారించడానికి మనం ఏం చేయొచ్చు అంటారు?
అవును. ఆ! అవును. హ్మ్. హుహు. ఆ! హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్, నివారించడానికి మనమేం చేయలేం. ఎందుకంటే నేను కూడా అందులోనే ఉంటా ఆహ్, ఆ కేటగిరీలోనే అన్నమాట. నేను ఇప్పు
మీరు కూడా అందులో ఒక బాధితురాలే అంటారా?
హా! ఎందుకంటే నేను ఇప్పుడొక టాప్ కొనుక్కున్నా అనుకోండి, రేపొక ఫంక్షన్ ఉందనుకో, నేను దానికి వేశాననుకో ఇంక అంతే, నా దగ్గర బట్టలేవని చెప్తా. <chuckles>
ఓకే. అయ్యయ్యో! మ అలా అయితే ఎలాగండి?
ఆ! అంటే వరుసగా 2 రోజులు పార్టీలు ఉన్నయి. నా దగ్గర ఒకటే టాప్ ఉందంటే, ఇప్పుడు నేను ఒక్కటే పార్టీ‌కి ఈ టాప్ ఎసుకెళ్ళగలను. ఇంకో టా ఇంకో పార్టీ‌కి ఎసుకెళ్ళడానికి నాకు బట్టలు <laughs> బట్టల్లేవని చెప్తా అన్నమాట. అట్లా.
బట్టలేవని చెప్పేస్తారు. అయ్యయ్యో! అంటే ప్రతి పార్టీకి, ప్రతి దానికి కొన కొత్తదేసుకోవాలంటే కుదరదు కదా! దాన్ని ఎలా? ఇప్పుడు ఈ మధ్య
హ్మ్. అంటే కొత్తదని కాదు. ఈ పార్టీ‌లోకి వచ్చిన వాళ్ళు అ అక్కడికి కూడా వస్తారు కదా! ఆహ్, ఆ ఆల్రెడీ ఈ టాప్‌లో నన్ను చూసేశారు కదా! <laughs> మళ్ళీ ఆ టాప్‌లోనే నన్ను చూసి, ఈ పిల్లకి ఈ టాప్ తప్ప, ఏం లేదా అనుకుంటారని, అలా అట్లా అని ఒ ఒ ఒకటొ ఒకటుంటే ఒకటే ఫంక్షన్‌కి అన్నమాట.
అవును. ఓకే. ఓకె. అలాగా ఆలోచిస్తారనమాట మీరు.
అవును. హ్మ్.
ఓకె. అయితే మరి ఎప్
అంటే ఇప్పుడు నేను, నా దగ్గర చాలా బట్టలు ఉండొచ్చు. కానీ ఆహ్, హ్మ్, ఇప్పుడు నేను పార్టీకెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నే నన్ను ముందు వేసి నా దగ్గర ఉన్న ముందు ఉన్న బట్టలని ఎవరు చూడంది ఏసుకొనెళ్ళాలి, అట్లా.
ఓకె. ఆ థాట్‌ ప్రాసెస్‌లో ఉంటారన్నమాట మీరు. ఓకె.
ఆ! ఏమో అట్లనే అనిపిస్తది, <chuckles> మీరలా ఉండరా?
అయితే మీ వార్డ్‌రోబ్‌లో ఎప్పుడూ ఉండే ఐటెమ్, ఇది కంపల్సరీ ఉండాలి అనే కొన్ని పీసెస్ ఏమైనా ఉంటే చెప్తారా?
హ్మ్. ఒకటి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఒకటి చూసుకుంటాను. గాజులు ఉండాలి నాకు. ఆహ్, నేను టాప్ అట్లా ఏమైనా కొనుక్కున్నప్పుడే గాజులు కూడా కొనుక్కుంటా అన్నమాట.
ఓకె. గాజులు కూడా కొనుక్కుంటారు. మంచి విషయం అండి, ఇంకా?
ఆ! ఇంకొకటి ఏమో దుద్దులు. చెవిదుద్దులు. ఎందుకో నాకు పెద్ద, పెద్దవి నచ్చుతాయి.
ఓకె.
ఆ! అవి కూడా ఎక్కువ వేసుకుంటా అనమాట.
ఆహా! ఓకె. అవి కూడా వేసుకుంటారు. మంచి విషయం అండి.
హ్మ్. హ్మ్. ఈ రెండూ హ్మ్.
ఇంకా ఆహ్, చెప్పాలి అంటే మనకీ బాగా అవసరమయ్యేవి ఏంటంటే సేఫ్టీ పిన్స్, రబ్బర్ బాండ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. కానీ అవసరానికయి కనపడవు. దాన్ని ఎలా ఆర్గనైజ్‌డ్‌గా పెట్టుకోవాలి అన్నీ ఏన్నా టిప్స్ ఉన్నాయా మీ దగ్గర?
హ్మ్. అవును, అవును. అవును. ఆ! నేను ఎప్పుడిదప్పుడూ అంటే చిన్నది ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది పెట్టుకున్నా అనమాట. నాకు ఎప్పుడన్నా ఈ శారీ పిన్స్ అట్లాంటివి ఏవన్నా దొరకంగానే తీసుకెళ్ళి అందులో పెడుతూ ఉంటా. అందుకని నేను శారీ కట్టుకునేటప్పుడు ఆ డబ్బా ఒకటి ఉంటే చాలు ఆ డబ్బా పోతే నేనేం చెయ్యలేను గానీ, యాహ్! సో
ఓకే. ఆ! ఆయన్నీ డబ్బా ఎ ఎరేంజ్ చేసుకొని పెట్టుకుంటారనమాట.
హ్మ్. అవును. ఆ!
ఓకే. అయితే ఎప్పుడైనా మరి మీరూ ఆహ్, రెడీ అవు రెడీ అవ్వటానికీ అదన్నా ట్రై చేసినప్పుడు, వార్డ్‌రోబ్ మాల్ ఫంక్షన్స్ అయితుంటాయి. మన బట్టలు అప్పుడే సడన్‌గా పట్టకపోవడమో, లేకపోతే కొంచెము మనకి బట్టలూ ఆహ్, ఇస్త్రీ లేకపోడమో ఇట్లాంటివి జరుగుతుంటాయి, లేదా ఏ ఏసుకోంగానే చిరిగిపోవడం లాంటిది జరుగుతుది. అలాంటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ముందు నుంచే వాటిని? మీరు ఎలా ఎరేంజ్ చేసుకుంటారు?
ఆ! అవును, అవును, అవునవును. హుహు. అవునవును. హుహు. ఇస్ ఆ! నేనైతే ముందు రోజే అన్నీ ఆహ్, సెట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంక నాకు అవన్నీ పడుతున్నాయో లేదో ముందే వె‌త్ ముందు ఒక్కసారి వేసుకొని ట్రై చేస్తా అన్నమాట ముందు రోజు. హ్మ్, ఇంక ఇస్త్రీ లేకపోతే అప్పటికప్పుడు నేనైనా ఇస్త్రీ చేసుకుంట ఇంట్లో నాకు ఆహ్, ఇస్త్రీ పె‌టుంది. కాబట్టి నేను హ్మ్. <giggles> కాని ఆ! అందుకని నేను నా అంతట నేనైనా ఇస్త్రీ చేసుకుంటాను. అంటే ఆహ్, ఫంక్షన్స్ ఆహ్, ఫంక్షన్‌కి ఏసుకోవాల్సిన డ్రెస్ కానీ, క్లిప్పులు కాని, ఆహ్, చౌదుదులు, ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ ముందే నేను పెట్టుకుంటాను మాట అన్నీ ఒక చోట. అందుకని నాకు పెద్ద కష్టం అవ్వదు. అదే అప్పటికప్పుడు ఎళ్ళాల్సిన ఫంక్షన్ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం అటు ఇటు అయితాయి.
ఓకె. ఆహా! ఇస్తిరి పెట్టె ఉందా మీకు. ఓకె. ఓకె. అటు ఇటు అవుతాయి. ఓకె, బా చెప్పారండి. అయితే మరి మీరు ఒక స్టైలింగ్ టిప్స్ చెప్పాలనుకోండి, ఇప్పుడు కాలేజ్‌కి ఎళ్తున్న వాళ్ళకి ఎలా డ్రెస్ చేసుకుంటే బావుంటుంది. కంఫర్టబుల్‌గాను, ప్రెజెంటబుల్‌గా ఉండడానికి. ఏం చెప్తారు?
హ్మ్. హ్మ్. హుహు. ఆ! కంఫర్టబుల్‌గా అంటే, వాళ్ళకి ఏది డ్రెస్ నచ్చితే అది వేసుకోవచ్చు. కానీ, నే నేనేం చెప్తానంటే ఆహ్, బాగా ఓవర్ మేకప్ వేసుకోకు వేసుకోక్కర్లేదు. ఆహ్, ఊరికే ఒక సన్ స్క్రీన్ క్రీమ్ రాసుకొని, కాజల్ పెట్టుకుంటే మాత్రం, మంచి అంటే ఏది అవసరం లేదు. నేచురల్‌గా బావుంటామనమాట.
ఓకే. అంటే
ఆ! హ్మ్, ఇంకా, ఈ ఆ ఐ మేకప్ ఒక్కటి చేసుకున్న, ఐకి ఐ కళ్ళ ఒక్కటికే, మేకప్ చేసుకుంటే, అది చాలా మంచి లుక్కొస్తది.
ఆహా!
హ్మ్.
చాలా చక్కగా చెప్పారండి, ఈ పాయింట్ కూడా. అయితే మరి మనము కొంతమంది, మన అమ్మలు చీరలు తీసుకోవడము, అమ్మమ్మల చీరలు వాళ్ళ డ్రెస్సులు తీసుకొని లెహంగాల కింద, వీటి కింద, వాళ్ళ వార్డ్‌రోబ్ నుంచి దొంగతనం చేసి, మన వార్డ్‌రోబ్ పెంచేసుకుంటున్నారు. సో, ఇట్లాంటిది ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? అది ఎట్లా టర్న్‌అవుట్ అయింది?
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. అవును. అంటే, మా మమ్మీ అంటే, మా అమ్మగారికి ఎవరైనా ఇప్పుడు ఫంక్షన్‌కి కెళ్ళినప్పుడు, ఆమెకు ఏమైనా మంచి చీర పెట్టారు అనుకోండి, అది నాకు నచ్చితే, అట్లా తీసుకుంటా అన్నమాట. <chuckles> హ్మ్. హ్మ్. ఆ!
ఓకే. ఆహా! అదే తీసుకుంటారు. అంటే, ఎప్పుడైనా ఆహ్, ఇప్పుడు గా డ్రెసెస్ నించి అంటే, సారీ, సారీస్ నుంచి డ్రెసెస్ కింద, ఫ్రాక్స్ కింద, లెహెంగాల కింద, కన్వర్ట్ చేస్తున్నారు కదా! మరి అది ఎప్పుడైనా ట్రై చేసారా?
ఆ! అవును. ఆ! చేసాను. మా మమ్మీ మా మమ్మీయే చేసిందా అసలూ. ఆమెకే ఒకసారీ ఆహ్, ఎవరో మా అత్త ఎవరో పెడితే, ఆమెకి నచ్చలే అన్నమాట. <sniffs> నచ్చకపోతే, ఇది మీ ఇద్దరికీ బావుంటుంది అని నాకు, మా చెల్లికి అది ఇంకా ఫ్రాకుల్లా కుట్టించిందన్నమాట. మాకైతే చాలా బా నచ్చింది. అది చీర గూడా గదా! ఇట్లా ఫిల్స్ ఫిల్స్ ఒచ్చి బావుండేది. ఆహ్, ఎప్పుడు అదే <chuckles> ఎసుకోబుద్ధయ్యేది నాకు.
ఓకె. ఆహా! అవును. ఓకె. అది మీకు బాగా నచ్చింది. అయితే, మీరు ఆఫీస్‌కి వెళ్ళటానికి గానియండి, ఆహ్, సీజన్‌కి తగ్గట్టుగాను, బయటకెళ్ళడానికి క్యాజువల్‌గా ఎలాంటి అవుట్‌ఫిట్స్ పిక్ చేసుకుంటారు?
హ్మ్. అవునవును. ఆ! హ్మ్. హ్మ్. హుహు. ఈ మధ్య ఆహ్, మాములుగా అయితే కుర్త, పైజమ అట్లాంటివే ఎసుకుంటానూ. ఆహ్, మైన్ ఈ మధ్య కొత్తగా ఈ కో-ఆర్డ్స్ ఒచ్చాయి గదా!
ఓకె. అవునండి. ఒచ్చాయి.
ఆ! అవి కూడా కొంచెం ఆహ్, అవి గూడా బాగానే కంఫర్టబుల్‌గానే ఉంటున్నాయి. మరి అంత ఆహ్, అంటే ఆఫీస్‌కి కూడా వేసుకెలగలిగేలాగానే ఉన్నాయి అవి. అని చేపోచ్ ఆహ్, అంటే, కంఫర్టబుల్‌గా ఉన్నయి. ఆహ్, మనం మనల్ని ఆడ్‌గా జూస్తారు ఇందులో అని మనకెవ అనిపియదు అవి ఎసుకుంటే అని నా అభిప్రాయం.
అవును. ఓకే. చాలా అంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అయితే మరి ఆహ్, క్యాజువల్‌టి ఇప్పుడు బయటకి ఫ్రెండ్స్‌తో బయటకెళ్తున్నారు. క్యాజువల్‌టి అవుట్ అనుకోండి. దానికెలా ప్లాన్ చేసుకుంటారు, అవుట్‌ఫిట్స్?
హ్మ్. అవును. అవును. హ్మ్. ఆ! కాజుయాలిటీ‌ ఆ అంటే, బయట కంటే నడవ నడిచేవి ఎక్కువ ఉంటే అలాంటివి జీన్స్ పాంట్ అట్లాంటివి ఎసుకొని ఎళ్తారు. లేదు టెంపుల్ కంటే ఇట్లా కుర్తా అట్లాంటివి వేసుకొని వెళ్తా అన్నమాట. అంటే మనం ఎక్కడికి ఎళ్తున్నాము? ఆహ్, ఆ! ఆ!
ఓకే. దాన్ని బట్టి రెడీ అవ్వాలంటారు. ఓకే. చాలా చక్కగా చెప్పారండి అసలు వార్డ్రోబ్‌లో ఎప్పుడు ఉండాల్సిన ఐటెమ్స్ ఏంటి? ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? ఎలా ముందే ముందు రోజే మనము అవుట్ ఫిట్స్‌ని ప్లాన్ చేసుకొని, వాటికి సిద్ధ‌ప్ ఆహ్, సిద్ధంగా అన్నీ అంటే ఇస్త్రీ చేసుకోవడం అని కానివ్వండి, అవి మనకు ఫిట్ అవుతున్నాయా? లేదా? అన్నీ ఎలా రెడీ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారండి. మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి తప్పకుండా మాట్లాడదామండి, ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నాక్కూడా అండి. మీతో మాట్లాడడం నాక్కూడా చాలా బా అనిపించింది. మళ్ళీ తప్పకుండా కలుద్దాం, ధన్యవాదాలు.